నాకైతే ఇంట్లో నుంచి పని జేసే విధానం చాలా ఇష్టమనమాట. కరోన తర్వాత మా ఆఫీస్‌లో గూడా నాకింట్లో పని చేసే అవకాశమిచ్చారు. అప్పుడు ఇంక తప్పలేదు కదా కరోనా వచ్చింది, ఇంట్లో పని చేసే అవకాశం వచ్చినప్పుడు, ఒక రకమైన ఆనందం అబ్బా! తెల్లవారి అంటే ఇప్పుడు 6కి ఆఫీస్ మాది ఆరుకెళ్ళాలి.
ఆహా! అ అవును.
ఆరు నుంచి మూడు వరకు ఆ టైంకి ఆఫీస్‌కెళ్ళాలంటే నేను 4:30కో, 5కో లెగాల్సి వచ్చేది. ఇంక స్పీడ్ స్పీడ్‌గా పని చేయాల్సి వచ్చేది. బ్రేక్ ఫాస్ట్ గూడా ఇంకా అక్కడేం ప్రిపేర్ చేసుకోడానికుండదు.
ఆ! అంత పొద్దున్నే తినడము కష్టం. లేదంటే చేసి బాక్స్‌లో పట్టుకెళ్ళాలి. మరి తినేదానివా అంత పొద్దున్నే ఇంట్లో చేసుకొని తినేసి వెళ్ళేదానివా?
ఆ! తినడం కష్టం ఏం చేయలేం. అహా! లేదు లేదు. అహా! అంత టైం కూడా ఉండేది కాదు, తినేదాన్ని కాదు. క్యారెట్ ఏమైనా ఇలాంటివి ఉంటే చిన్నవి తినేసి అక్కడ బ్రేక్ ఫాస్ట్ ఆఫీస్‌లో ఉందిలేండి అంటే కొనుక్కొని తినాలి.
బాగుండేదా?